హ్మ్. ఒచ్చిండి అక్కడ మన సార్ ఒకవేళ అవైలబుల్‌గా లేపోతే అక్కడ జైలర్స్ అని కొంతమందుండేవాళ్ళు. వాళ్ళనైనా అడిగేదాన్ని. ఆ! అంటే ఆహ్
జైలర్సా? సీరియస్‌లీ జైలర్స్.
అంతే. <chuckles> జైలర్స్ జైలర్సే ఆ! లేదు. మరి వాళ్ళ పేరే జైలర్స్ అండి. మేం సెపరేట్‌గా బెట్లేదు. <chuckles> వాళ్ళే జైలర్స్ అని బెట్టారు మరి. మెన్ ఆహ్, ఎలా అంటే మనకి స్టడీ అవర్స్ టైమ్‌లో ఉంటారు గదా! ఇన్విజిలేషన్‌లో అంటే అలా. వాళ్ళని జైలర్స్ అని పిలిచేవాళ్ళన్నమాట. మేము గూడా జైలర్స్ అని అలవాటైపోయింది మాకు. <chuckles> వాళ్ళనడిగేవాళ్ళం అన్నమాట క్వెషన్స్. ఎగ్జామ్స్ ముందు ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళే బా క్లారిఫై జేసేవాళ్ళు. ఇలా అయినా గూడా నేనంత ఓవర్‌కం అయితే చేయలేకపోయేదాన్నండి. టైమనేది సరిగ్గా కుదరపోయేది. కానీ నా ఇంటర్ సెకండ్ ఇయర్‌లో కరోనా ఒచ్చింది. దానివల్ల కాలేజేస్ లేవు. కాలేజేస్ బంద్ అయిపోయినియి. ఆన్‌లైన్‌లో బెట్టారన్నమాట. అప్పుడు నేనంటే ఏందో జూపిచ్చా వాళ్ళకి. <chuckles> అప్పుడు ఆ!
అంటే మీరు జైల్‌లో ఉన్నట్టా? అవునా? ఓకే. ఓకే. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. హ్మ్. యాహ్! యాహ్! ఓకే. ఓకే. ఓకే. ఓహ్! ఫుల్లు టైము, ఫుల్లు ఎనర్జీ, ఫుల్లు నిద్ర, తిండి అన్ని దేనికి కరువు లేదన్నమాట. <chuckles> ఎస్. ఎస్
అన్నీ <chuckles> అన్నీ మిక్స్డ్ ఇక. క్లాస్లు వినాలనుకుంటే మళ్ళప్పుడు మన చేతిలో ఫోనొకటుండేది. ఆ కాన్సెప్ట్ అర్థం అవ్వపోతే యూట్యూబ్‌లోకెళ్లి చూసి కాన్సెప్ట్ వైజు బా డీప్‌గెళ్ళిపోయి బట్టి సిస్టమే ఉండేది.
అవును. యాహ్! యాహ్! సీరియస్‌లీ అండి. ఇది అవునవును. ఖచ్చితంగా యూట్యూబు చాలా మందికి మంచి చేసింది. కొంతమంది దాన్ని చెడుగా టైం వేస్ట్ చేయడానికి వాడుతారది వేరే విషయం. నిజంగా ఆహ్, ఒక కాన్సెప్ట్ నేర్చుకోవాలనే ఉత్సాహం ఒకవేళ ఒక ప్లాంట్ ఫోటోసింథసిస్ ఎలా చేస్తదనేది థియరెటికల్‌గా చదువుకుంటే వేరు. అదొక వీడియో ద్వారా చూడ్డం వేరు. అయిన ఇప్పుడు చాలా ఉంటాయి. యానిమేటెడు సి ఆహ్, వి వీడియోస్ అలాంటివి. సో అలాంటివి చూస్తే ఇంకా ఎక్కిపోతది మైండ్‌లో. మీరేం చదువుకోకున్నా డైరెక్ట్‌గా ఇంగ్లీష్ ఒస్తే చాలు రాసేస్తారు. ఆహ్, ఒక గ్రామాటికల్ సెంటెన్సెస్‌లో. ఓకే. అయితే మంచి మార్క్స్ ఒచ్చాయా అప్పుడు? <giggles>
హ్మ్. అవును. హ్మ్. <chuckles> అవును. హ్మ్. హ్మ్.

సాధారణంగా చిన్నప్పటినుంచి పరీక్షలంటేనే ఒకలాంటి భయము, ఒకలాంటి టెన్షనొచ్చేస్తది. చదువుకున్నా సరే, చదువుకోకున్నా సరే ఆహ్, ఎగ్జామ్సంటే ఫోబియా మాత్రం ఎప్పటికి అలానే ఉంటది గదా! సో, ఆహ్, అది భయంతో పాటు ఒత్తిడికి గురవుతుంటాం. ప్రెషరుంటది, ఆహ్, స్ ఆహ్, పేరెంట్స్ నుంచి ప్రెజర్ గావచ్చు ఆహ్, లేకపోతే ఆహ్, కంపారిజన్స్ కావచ్చు, పలు రకాల ఒత్తిడిలనేవుంటాయి పరీక్షలంటే. సో, ఇలాంటొత్తిడి మీకు కలిగినప్పుడు మీరెలా తగ్గించుకున్నారు? దాని గురించి వివరిస్తారా?
హ్మ్. అవును. హ్మ్. నిజంగా పరీక్షలంటే ఏంటంటే, పేరెంట్స్ అంటే, వాళ్ళ వ్ మార్క్స్ ఎక్స్‌పెక్ట్ జేస్తారు. ఇటు టీచర్స్ స్కూల్లో, వాళ్ళ స్కూలు రిప్యుటేషన్ గురించి జెప్పుకుంటారు. మళ్ళీ ఇండివిడ్యువల్‌కొచ్చేస్తే అ అందులో గూడా, స్కూల్లో గూడా ఒక్కో స ఒక్కో సబ్జెక్ట్‌లో నా సబ్జెక్ట్‌లో ఇంత రావాలి, నా సబ్జెక్ట్‌లో ఇంత రావాలని, అక్కడ ఇండివిడ్యువలే ఉంటది గానీ, స్టూడెంటయితే అన్ని సబ్జెక్టులు జదవాలి. అలా ఎలా అంటే, చాలా ఒత్తిడి వ పెరిగిపోతదనమాట. అసలు స్టూడెంట్స్‌ని పట్టించ్చుకునే వాళ్ళు లేరు గానీ, వాళ్ళ మార్క్స్‌ని బట్టిచ్చుకునే వాళ్ళైతే చాలా మందుంటారు చెప్పాలంటే.
అవును. <chuckles> అవును. <giggles> హ్మ్. అవునవును. కరెక్టే. <chuckles> అయితే, స్టూడెంట్స్‌కీ ఎనఫ్ టైముంటదని నేననుకుంటున్నాను. స్టూడెంట్స్‌ని పట్టిచ్చుకోరు అంటున్నారు కదా! మరి ఇయరంతా ఏం జేస్తారండి? <laughs> లాస్ట్ మినిట్‌లో ఒత్తిడికి ఎందుకు గురవ్వాల్సి అవ్వాల్సొస్తది.
హ్మ్. <laughs> ఎనఫ్ టైమ్ నిజం. అంటే వాళ్ళ ఇండివిడ్యుయల్ మీద డిపెండవుతది గదా! ఇప్పుడూ ఫర్ జ ఒక ఎగ్జాంపుల్ దీసుకోండి. ఒక స్కూలుంది. వాళ్ళేం జేస్తారూ, లెసన్స్ చెప్పెళ్ళడం, చెప్పెళ్ళడం. అదే, ఎవ్వరైనా ఈ టీనేజర్సయినా, చిన్న పిల్లలైనా, ఎవ్వరైనా ఒక లెసన్‌ని కాన్సంట్రేషన్ ఎంత వర ఎంత సేపు వింటారు దాదాపు, ఒక 10 మినిట్స్ లేదా 15 అంతే. తరవాతా మన మైండేదో లోకంలోకెళ్ళిపోతది. వాళ్లేదో లోకంలో ఉండి జెప్తారు. అది వినరు, కానీ వీళ్ళేం జేస్తారు, ఆ! వింటున్నారులే అనేసి పట్టిచ్చుకోరు. మళ్ళీ వాళ్ళింటికెళ్ళి జదువుతారా, అది లేదు. చదివే వాళ్ళు జదువుతారు, కానీ ఎక్కువగా ఏ సిస్టమ్, బట్టి సిస్టమే నడుస్తది గదా! ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ఇవన్నీ మొత్తం ఏంటంటే, ఒక రెప్యుటేషన్, మాక్సనేది. దాని మీదే ఉంటున్నారు బట్టి సిస్టము. తీరా ఎగ్జా‌మ్‌కు రండిగ. ఎగ్జామ్సప్పుడు ఏదైనా మర్చిపోయారనుకోండీ, ఒక ఆన్సరు. అక్కడ స్టక్కయిపోతున్నారు గానీ, క్రియేటివ్‌గా రాద్దాము అనేసి ముందుకు రావట్లా.
ఓకే. అవును. కరక్టే. అవును. డిస్ట్రాక్టయిపోతరు. యాహ్! అవును. అవును. అవునండి. అవును. అయితే ఓకే. ఓకే.

అవునవును. డెఫినైట్‌లి, ఈవెన్ ర్ చెప్పే వాళ్ళకే ఉండదు కాన్సన్‌ట్రేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అ అ అది మెయింటైన్ చేయడం ఆ ఎనర్జీ రాగానే స్టార్టింగ్ గాని, ఎండింగ్ గాని చాలా ఎనర్జీ లెవెల్స్ అనేవి మారుతుంటాయి. అయితే, మీకు ఇంకోటి టీచర్ చేతిలో కూడా ఉందండి. ఎలా అంటే, ఒక స్టూడెంట్స్‌ని ఇప్పుడు అటెన్షన్ ఇవ్వని స్టూడెంట్స్‌ని కూడా గ్రాబ్ చేసేంత పవర్ టీచరుకుండాలి. అది ఇంట్రెస్టింగ్‌గా జెప్పాలి. ఇదేదో సోది సబ్జెక్ట్ అని వాళ్ళే చెప్తే, ఇంకా నీరసించిపోతారు స్టూడెంట్స్ అనేది.
ఆ! అవును. హ్మ్. ఆహా! బుక్‌లో చదువుకుంటూ ఎళ్తా బుక్ అదే, బుక్‌లు చదువుకుంటూ ఎళ్ళిపోతే ఏం అర్థమయితది? <giggles>
అవును. అవునవును, ఖచ్చితంగా. సో, మీకు ఎల్ ఇప్పుడు నాకు తెలిసి అందరు చాలా బేసిక్ టీచర్సే ఉన్నారండి. ఇప్పుడెవరు పెద్దగా ఫ్యాషనేట్‌గా చెప్పేవాళ్ళు లేరు. ఎవరన్నా ఒక్కరైనా సరే, మీకు నచ్చిన టీచర్ ఉన్నారా మీ బీటెక్ ఆర్, ఇంటర్ ఆర్, 10 థ్‌లో అంటే యూ లవ్ టూ లిసన్‌ టూ దేర్‌ లెక్చర్ అని.
అయితే ఆ! ఆ! అవునండి. నాకు ఆహ్, 10 థ్‌లో ఉన్నారు. 10 థ్‌లో నాకందరు ఇష్టమే. ఎందుకంటే, వాళ్ళు బుక్కుల్ది చెప్పరండి. ఒకవేళ, ఆహ్, ఫర్ సపోజ్, ఇప్పుడు ఒక బయాలజీ టాపిక్ తీసుకోండి. ఏదో ఒక టాపిక్ ప్లాంట్స్ గురించి తీసుకోండి. వాళ్ళేంటంటే, డైరెక్ట్ ఇంటరాక్టివ్‌గిప్పుడు ఆ ప్లాంటునే తీసుకొచ్చి ఇది ఇలా, ఇది ఇలా అని డై లైవ్ సెషన్ చెప్పుకుంటూ, బుక్కుల్ది ఉంది జెప్పకుండా అలా జేస్తారు. అలా ఏంటంటే, మైండ్‌లో ఫిక్స్ అయిపోతది లైవ్‌గా జెప్పిన, ప్రాక్టికల్‌గా జెప్పినా. ఆ! కాన్సెప్ట్ వైస్ ఫిక్స్ అయిపోతది. అప్పుడు మనం వెంబటే నేర్చుకోవచ్చు. లేదంటే ఏదైనా ఆహ్, టెక్నిక్స్ ఇప్పుడేదైనా మనము ఆ ఫిజిక్స్‌లో కానీ, ఏదైనా మాలిక్యూల్స్ అవి సదువుకోవాలనుకోండి, అదేంటంటే ఒక పాట రూపంగా జెప్పేవాళ్ళు మా వాళ్ళు. అలా కొంచెం గుర్తుండిపోయేది. ఇంటరుకొచ్చేసరికి అసలు ఎలా అంటే, ఆ బుక్కులో దా ఉంటే, దా అని అక్కడ దా లేపోతే ఏ ఉందనుకోండి, ఆహ్, ద కాదు ఏ <giggles> అలా ఒచ్చేదన్నమాట. అలా అయిపోయేదసలు. అందుకని చాలా ఒత్తిడి, అంటే ఏంటంటే ఘోరం!
హుహు. అవును. కాన్సెప్ట్ వైస్ నేర్చుకుంటారప్పుడు. యాహ్! ఓకే. ఓకే. <giggles> ఓకే. ఓకే. అయితే మీరెప్పుడన్నా అంటే దీన్ని అధిగమించడానికి మీరు ప్లానింగ్ ఎలా జేసుకున్నారు? అంటే ఒత్తిడి తగ్గి, మంచి మార్క్స్ రావాలి అంటే, ఫస్ట్ నుంచి మీకు మీరెలా ప్లాన్ జేసుకున్నారు? ఏదైనా టైమ్ టేబుల్ కానీ, డిసిప్లిన్ గాని ఏదన్నా జేసినారా? మీరేం జేసిర్రు ట్రై?
హుహు. ఆ!